అంటే, వాళ్ళూ దొరకడమంటే ఏదైనా కోర్సూ చేసి వెళ్తన్నారా? అంటే, దానికి కోడింగ్ కోర్స్ ఉండాలి కదా! హ్మ్.
అహ! కోర్స్ వల్ల కాదు. కోర్స్ వల్ల కాదిదీ. ఇది ఏంటంటే, ఇప్పుడు మన దేశంలో మనా రూపీ వాల్యూ అనేది చాలా తక్కువ బయట దేశాలతో కంపేర్ చేస్తే.
హ్మ్. అవును.
డాలర్స్‌తో కంపేర్ చేస్తే. అయితే, మన దేశంలో ఉండే పెద్ద పెద్ద కంపెనీ‌లు, బయట దేశం కంపెనీ‌లతో పనిచేస్తాయి. ఎందుకూ, బయట దేశం వాళ్ళు కూడా మన దేశం నుంచే రిక్రూట్ చేసుకుంటారు జనాలని.
అవును. అంటే, వాళ్ళగిక్కడా మనం పని చేసే వ పని చేసే వాళ్ళెక్కువ, నిరుద్యోగులెక్కువ <chuckles> ఇక్కడున్నారని వాళ్ళకఅర్థమయ్యీ, వాళ్ళింకా ఇక్కడ ఇండియాలో ఉన్నవాళ్ళనే ఎంచుకుంటన్నారు.
ఎందుకంటే, మన దేశంలో శాలరీ తక్కువుంటుంది కాబట్టి. ఆ! ఆ! అవును. అయితే, బయట దేశం వాళ్ళకీ ఎక్కువుగా కావాల్సిన ఆహ్, జాబ్లు ఏంటీ, ఎక్కువగా కావాల్సిన పని వాళ్ళు దేనికి, ఎక్కువగా దీనికే. రొండు రకాలుగా ఉంటాయి ఎక్కువగా జాబ్లు. ఒకటి సాఫ్ట్‌వేర్ జాబు. ఇంకోటి...
ఏంటి ఆ 2 రకాలు? హ్మ్.
కస్టమర్ సర్విస్.
హ్మ్.
అందుకే మన ఆహ్, భారతదేశంలో కస్టమర్ సర్విస్ జాబులే ఎక్కువగా ఉంటాయి. సాఫ్ట్‌వేర్ జాబులేక్కువగా ఉంటాయి. ఎందుకంటే, మార్కెట్ అనేది ఎక్కువగా ఇంటర్నేషనల్ మార్కెట్‌లో ఉంది.
మరి ప్రెజెంట్ మీరేమి జాబ్‌లో ఉన్నారు? అవును. మీరే జాబ్‌లో ఉన్నారిప్పుడు?
నేనిప్పుడూ యూ‌ఐయూఎక్స్ డిజైనర్ జాబ్‌లో ఉన్నానండి. ఇప్పుడు యూఐయూఎక్స్ డిజైనర్ ఫార్మంటే
ఓకే. అంటే, పాత జాబు ఒదిలేసి దీనిలోకొచ్చారా?
ఆ! సాఫ్ట్‌వేర్ జాబ్ ఒదులుకోని దీంట్లోకొచ్చాను.
ఓకే.
దానికి కారణమేంటంటే, ఇప్పుడు నాకు ముందే అర్థమైపోయింది. ఇప్పుడు చాలామంది సాఫ్ట్‌వేర్ జాబే చేస్తున్నారు.